ఆ! నిజంగానండి. అదొకటి. నెక్స్ట్ దాంతో పాటు మీకు ఓహ్! మాక్‌మెలా ఆహ్, మీకెలా చెప్పాలి? మీకు ఇవుంటాయి గదండీ సోయా చంక్స్ అంటారు. తెలుగులో పేరు గుర్తు రాట్లేదు.
హ్మ్. అవును. మార్ష్‌మెల్లోసు లేపోతే మనకు ఆహ్, అవును.
కాదండి. సోయా చంక్స్ అంటే ఇప్పుడూ మనకి వంటల్లో ఎక్కువగా వాడుతుంటారండి అది. సోయాతో చ ఉంటాయి బాల్స్‌లా ఉంటాయి. ఆ! అదేనండి. అదే. అద ఆ! మిల్ మేకరా అది? రైట్ అండి. ఆ! మిల్ మేకర్ ఉంది చూసారా! అలాంటివీ చిన్న చిన్నవుండేవండి. గింజలలాగా మిల్ మేకరే, చిన్న చిన్న చాప్స్ చేసే చాప్స్ టైప్‌లో ఉండేవిమాట భల్లే ఉండేవండి అవి. అయితే వాటితో మా అమ్మ ఒక స్వీట్ తయారు చేసేవారండి. <smacks lips>
అంటే రౌండ్ రౌండ్‌గా ఉంటాయి. అవే గదా! ఆ! మిల్ మేకర్ అవునవును. మిల్ మేకర్ అంటారు. అవును. ఆ! ఓకే. ఆహా! అబ్బో! అసలు మిల్ మేకర్‌తో స్వీటా? ఇప్పుడి దాకా నేను వినలేదండి. ఎలా అండది?
ఆ! అంటే అదీ చిన్న చిన్న ర అంటే, అంటే మిల్ మేకర్ లాగే ఉండేవి. చిన్న చిన్నవి మాట అవి. అవి మనకు అప్పట్లో కొంచెం ఈ సూపర్ మార్కెట్లు అవి చాలా తక్కువ కదా! <smacks lips> మీరు గమనించినట్టయితే. ఏంటంటే ఆ! ఏంటంటే రేషన్ షాప్‌లో యెళ్లి కొనుక్కొనిచ్చడం తప్ప మనకు సూపర్ మార్కెట్లనేవి వ ఉండేవి కాదు అయితే మాకు అప్పుడులోని ఒక సూపర్ మార్కెట్ ఉండేదండి. అది చాలా పెద్దదండి. ఏంటంటే మా చుట్టుపక్క మా ఉ మా ఏరియానే కాదు మా సిటీలోనే
ఆహా! హ్మ్. అవును. చాలా వరకు. హ్మ్. అవును. ఆహా! చుట్టుపక్క ప్రాంతాలలోనే మీ దగ్గరున్న సూపర్ మార్కెట్ అతి పెద్దదంటున్నారు.
అతి పెద్దది. అతి పెద్దదింక. చాలా పెద్దది. అయితే మాకు చుట్టుపక్క సిటీలో ఎక్కడైనా ఎవరికైనా కావాలంటే అక్కడికొచ్చేవారు. కానీ అక్కడ మనకి ప్రతిది స్ట్రాబెర్రీస్ కూడా దొరికేవప్పుడ్లో. <smacks lips> మనకి
ఆహా! ఓకే. ఓహ్! ఇంకేమండయితే స్ట్రా బెర్రీస్ దొరకుతున్నాయంటే నిజంగా చాలా పెద్దదనే ఇంకా ఆ రోజుల్లో.
ఆ! ఆ! అవునండి. ఏంటంటే మనకి స్ట్రాబెర్రీస్ గాని లేదు అంటే ఆస్ట్రేలియన్ గ్రేప్స్ అనేసుంటాయండి అవి గాని దొరికాయి అంటే అది ఎంత పెద్దదనేది మీరే ఎక్స్‌పెక్ట్ చేయండి.
ఓహ్!

ఆ! యాది ఏంటైందంటే, నేను ఫస్ట్ టైమ్ మా బాబాయి‌తో బయటికి వెళ్ళినప్పుడండి, అంటే మా బాబాయి పెద్ద జాబ్ చేసేవారు, అన్ని విధాలుగా కొంచెం అంటే, సాలరీలవి కూడా చాలా ఎక్కువొచ్చేవిమాట. అప్పట్లోనే లక్షల్లో వచ్చేవి మా బాబాయి సాలరీ. అయితే
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. బాగానే ఒక హోదాలో ఉన్నాది ఉద్యోగం, బ అలాగే సంపాదన.
బాగా. అవునండి బాగాన. అయితే ఏమయ్యేదీ, నేను నేనంటే చాల ఇష్టమండి. ఎందుకంటే మా ఇంట్లో నేనే చిన్నోడ్నిమాట.
హ్మ్. ఓకే. ఆహా! ఇంకా చాలా ఒక ప్రేమెక్కువ మీ మీద. <chuckles>
ఆ! ముద్దుగా ఉంటుంది. అవును. అంటే అన్నతమ్ములంమాట, అందులో నేనే చిన్నోడ్ని తమ్ముడ్ని. అయితే, మా ఇంట్లో అతను మా బాబాయికి చాలా నచ్చేచేది, ప్రేమగా చూసుకునేవారుమాట. అయితే నన్నిలానే, ఒకసారి బయటికి తీసుకెళ్లారు, తనా <giggles> ఫ్రెండుని కలడానికి, ఒక అమ్మాయిని. <laughs> అయితే పరిచయం చేశారు, నీకు పిన్నవుతారు అది ఇదనేసి. <laughs> ఆ! అంటే మా బాబాయి కొంచెం ఫ్రెండ్‌షిప్పు‌లెక్కువండి. అయితే ఆ! అయితే, ఇలా తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక హోటల్‌లో తీసుకెళ్లారండి, అక్కడా ఆహ్, పేస్ట్రీ‌ కేకుంటుంది చూసారా!
హ్మ్. ఓకే. హ్మ్. ఆహా! <laughs> సరే. ఓకే. ఓకే అండి. <chuckles> ఆ! సరేలే. <chuckles> అవునవును.
నా జీవితంలో ఫస్టు నేను తిన్న పేస్ట్రీ కేక్ అక్కడేనండి.
ఓహ్! చాలా రుచికరంగా ఉంటదండి అసలక.
ఏండీ! నాకేమైందంటే, ఆ మెన్యూ ఇచ్చారండి, "చూసుకొని నువ్వేదో ఒకటి ఆర్డర్ పెట్టుకో" అనేసీ, ఆహ్, మా పిన్ని అన్నావిడ చెప్పింది. నేనేం చేసాను, చూసానూ, నాకు సరిగా అర్థం కూడా కాట్లేదు. చిన్నపిల్లాడిని కదండీ! ఏం చెప్తాను, నెక్స్టు నాకేం అర్థం కాట్లేదు. అలా చదువుతున్నాను తప్ప <chuckles> ఇంకేం లేదు.
హ్మ్. అవునులేండి. ఆ పక్కనింకేమన్నా ఫోటో‌లేస్తుంటే, వాటిని చూసుకుంటూ ఉండుంటారు గమ్మునే.
ఆ! మెయిను, కానీ ఫోటోలు లేవండి. ఏంటంటే, మెయిను చాలా కాస్ట్లీగుంది కార్డు. పొటోలేం లేవు, జస్ట్ అలా ఉంది. అయితే నాకెం చెప్పాలో అర్థం కాక నేననేసాను, మీరే చెప్పేయండి ఏదో ఒకటి అంటే, అప్పుడు తను నాకొక కేక్ ఆర్డర్ పెట్టారుమాట. అయితే, ఆ కేకొచ్చిందండీ, ఫస్ట్‌ టైము, మిల్క్ ఫ్లేవర్‌తోటి చల్లగ కేకు ఫుల్‌గా, ఫ్రెష్‌గా, చల్లగా తగిలినప్పుడికి నాకు అర్థం కాలేదు. ఏంటిది ఇలాగుంది! ఆ! నిజంగా ఏంటంటే ఇంత రుచి నేనెప్పుడు చూడలేదూ, ఏంటింత బావుందని నాకొక్క నిమిషం అర్థం కాలేదండి. తిన్నానూ, అదొక చిన్న పీసుందండీ, అయితే నేనది తిన్నాను, నాకింకా అర్థం కాలేదు, అబ్బా! ఏంటింత బాగుందని. అంతే, <smacks lips> మీరు నమ్ముతారో లేదో, ఆ కేకు మొత్తం ఒక 5 నిమిషాల్లో, ఆ పీసంతా తినేసానండి. టప టప టప టప తినేసానింకా. <smacks lips> ఏంటంటే, అంత నచ్చేసింది చాలా గొప్పగా, చాలా ఒక వింతలా అనిపించింది. తరవాతేమైందంటే, ఆహ్, అహ్, మా పిన్ని అ అడిగారుమాట. ఏమని, ఆహ్, ఇంకోటి పె చెప్పాలా అని. నేను వెంట‌నే సరే అనేశాను. మా బాబాయి అన్నాడుమాట, "అరేయ్! మరేరా, చెప్పచ్చు కదా, ఎందుకు సైలెంటుగున్నావు?" అని. ఆ! లేదు బాబాయి మీరేదో మాట్లాడుతున్నారు. "లేదు, లేదు, ఇంకోటి చెప్పుకొని తిను." నాకూ మళ్ళీ ఆ అలాంటి అంటే, నాకు ఆ అంత ఫ్రెష్‌గా, ఈ మధ్యకాలంలో, నాకు అలా ఏం అనిపించలేదండి. అయితే
ఓకే. ఆహా! ఓకే. హ్మ్. ఆహా! హ్మ్. ఇది ఐస్‌క్రీమా! కేకా! <chuckles> హ్మ్. హ్మ్. ఆహా! ఆ! ఆహా! హ్మ్. ఆహా! ఆ! <giggles> హ్మ్. అవునులేండి. ఇప్పుడా క్వాలిటీ, ఆ ఒక ప్రజెంటేషన్ చాలా వరకు తగ్గిపోయింది ఈ ఫుడ్ ఫుడ్డు చేసేవాడు వాళ్ళకి కూడా.
అవునండి. నాకు లాస్ట్‌ టైమ్ నేను దుబాయ్ యెళ్ళినప్పుడండీ, ఆహ్, హోటల్‌లో కూర్చొని, ఒక కేక్ ఆర్డర్ పెట్టానండి, ఇప్పడి కాలంలో మీరు గ గమనిస్తుంటే, హీరోయిన్లు ఆల్లు ప్రమోట్ చేస్తున్నారు. మిల్క్‌కేక్ అని.
ఆహా! ఆ! ఓహ్! ఓకే.